మనం చాలాసార్లు అనేక ప్రయాణాలు చేస్తూ ఉంటాము. ట్రైన్ గానివ్వండి, బస్ గానివ్వండి, అలాగే విమానం కానివ్వండి, అలా మీరు అంటే కొన్ని చేసినటువంటి జర్నీలలో అనుకోకుండా ఎప్పుడైనా గానీ, ఒకసారి ఏమైనా విమానం ఏదైనా మిస్ అయిందా? అలా అయినప్పుడు అంటే, మీరు దాని తర్వాత ఆ ఫలితాల్ని ఎలా మీరు సాల్వ్ చేసుకున్నారు?
ఇక్కడ నేను, విమానం ఎక్కే ముందుల ఒకసారి బస్సు ప్రయాణం చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం మేమైతే. బస్సు వైజాగ్ ఎళ్ళాలి మేము...
ఓకె. హ్మ్.
వైజాగ్ ఎళ్ళాలనుకున్నప్పుడు ఆ బస్ అనేది ఎళ్ళిపోయింది. ఆ డ్రైవర్ అనే అతను ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. ప్రైవేట్ ట్రావెల్స్‌లొ బుక్ చేసుకున్నాము.
ఓహ్! ఓకె. సాధారణంగా ప్రైవేట్ ట్రావెల్స్ అంటే, ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి కదా!
ఆ! అవును. వాస్తవంగా! అయితే అతను ఫోన్ చేయలేదు. నేను కూడాను ఫోన్ చేస్తారేమోలే! ఫోన్ చేస్తారేమోలే! అని చెప్పేసి అనుకున్నాను. అతను ఫోన్ చేయకుండా వదిలేసిసి ఎళ్ళిపోయారు... నేను తర్వాత ఆహ్, "అసలు మాకు ఎలాగా ఫోన్ చేయకుండా ఉంటారు. బస్ ఎక్కడుంది ఏంటి అనేది ఎలా తెలుస్తుంది మాకు, మీరు మా నంబర్లు ఎందుకు తీసుకున్నారు," అని చెప్పేసి వాళ్ళతోటి వాగ్వాదానికి దిగి
అయ్యో! హ్మ్.
హ్మ్. ఖచ్చితంగానో, "ఇది మీరు మీ టైమ్‌లో మేము ఉన్నాము ఇక్కడ, మాకంటే ముందలే వచ్చేసెళ్ళిపోయింది బస్ అంతా కూడాను. మేము ఇక్కడే ఉన్నాం అని చెప్పేసి." మేము రాలేదు లెండి, అది వేరే విషయం. "మేము వచ్చాము," అని చెప్పేసి అనకు చెప్పి, వాళ్ళ దగ్గర నుంచి, డబ్బులు మొత్తం తీసేసుకున్నాం. మేము కట్టిన డబ్బులంతా కూడాను.
<chuckles> అయిత్ ఆహ్, కానీ, మరి కొన్ని, కొన్ని ట్రావెల్స్ వాళ్ళు మనకి ఇవి, మాప్స్ అని చెప్పేసి, ప్రొవైడ్ చేస్తుంటారు గదా! బస్సు ఎగ్జాక్ట్ ఎక్కడ లొకేషన్‌లో ఉంది, ఏంటి అనేది డీటెయిల్స్.
ఆ! అప్పుడు ఇంకా ఆ టెక్నాలజీ రాలేదది. ఆ టెక్నాలజీ రాలేదింకా అప్పుడు.
ఓకే. ఓకే.
ఆ! అది కూడాను, ట్రావెల్స్ పేరు గుర్తులేదు నాకైతే వాస్తవంగా. కానీ, ఫస్ట్ టైమ్ అలా మిస్ అయిందన్నమాట. ఆళ్లు ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తారు, అని చెప్పేసి అనుకోని. ఫస్ట్ టైమ్ అలా మిస్ అయింది.
నిజంగా. ఓకే. హ్మ్. మరి ఏం చేసారు తర్వాత నెక్స్ట్?
తర్వాత ఏం చేశాను జనరల్‌లో ట్రైన్‌కి వెళ్ళిపోయాను, ఇంక చేసేదేమి లేక. డబ్బులు, మన డబ్బులు మనకు వచ్చేసినాయి గదా! కనీసం ఒక, రూ. 150 జనరల్ టికెట్ అయిపోద్ది వెళ్ళిపోదాంలే, టీసీకి ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపోవచ్చులే, ట్రైన్‌లో కూర్చోవచ్చు. అని చెప్పేసి అనుకోని, వెళ్ళిపోయాను నేనింకా. అలానే చేశాను.
హ్మ్. ఓకే. ఓకే.
హ్మ్. పని అవ్వటం ముఖ్యం ముందులా. మిస్ అయ్యిందా? లేదా? అనేది కాదు. <chuckles>
అం అంతే గదా! కానీ, నిజంగాంటే, అలాంటి అనుకోకుండా సడెన్‌గా ఏదైనా జరిగినప్పుడు, చాలా కోపం వస్తుంది గదా! అసలు మీకు, అంటే, ఆ టైమ్‌లో మీకు ఆ సిట్యుయేషన్ మీరు మీకు ఎలా అనిపించింది అసలు, ఎలా ఉండే?
చాలా కోపం వస్తది. ఖచ్చితంగాను. ఆ పని అర్జెంట్ లేదు గాబట్టి, ఇంక సరిపోయింది. నేను ఏదో, ఫ్రెండోళ్ళ ఇంటికి వెళ్ళాలి గాబట్టి, అలాగ వెళ్ళిపోయాను.
హ్మ్.
అదే పని అర్జెంటనుకోండి. ఏదైనా ఆఫీస్పనో ఏదైనా అయితే, మాత్రం ఖచ్చితంగా కోపం వచ్చేది. బాగా వచ్చేదన్నమాట, విపరీతమైన కోపం...
నిజంగా మరి వీళ్ళు అట్లా హ్మ్. హ్మ్.
ఇలాగే ఒక రోజునా ఎయిర్పోర్ట్‌లో. ఓకే నా! కొంచెం స్థాయి పెరిగింది మనది...
ఓకె. <chuckles>
ఎయిర్పోర్ట్‌లో <chuckles> నా దగ్గర అప్పుడు, డబ్బులు బాగా ఎక్కువ ఉన్న సమయంలో, మా ఫ్రెండ్ నేను కూడాను శబరిమలై ఎళ్దాం అని చెప్పేసననుకున్నాము...
ఓకె. హ్మ్.
శబరిమలై బేసిక్‌గా అందరూ కూడాను ట్రైన్‌లో ఎళ్తారు కదా...
ఆ! అంటే ఇది కేరళ కేరళ స్టేట్‌లోనే. హ్మ్.
ట్రైన్‌లో ఎళ్తే సరదాగా ఉంటది. కాకపోతే ఏంటి. మేము మా ప్రదేశం నుంచి మేము ఫ్లైట్‌కెళ్దామని చెప్పేసి అని ఫిక్సైయిపోయాము. ఫిక్సైన తర్వాత ఫస్ట్ టైము మా ఫ్లైటు ఆహ్, దగ్గర, దగ్గర ఒక 3 గంటల ముందులుండాలి అని చెప్పేసని ఎవరో చెప్పారు. ఆహ్, 3 గంటల ముందల దేనికిలే, ఒక గంట ముందుల ఎళ్తే సరిపోద్దని చెప్పేసి అనుకోని, మా ఫ్రెండ్ నేను ఆడతా, పాడతా ఎళ్తా ఉన్నాం అన్నమాట.
ఓకె. హ్మ్. <chuckles> ఆ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్‌కి గంట ముందుగా వెళ్దాం అనుకునట్టుగా వెళ్లారు.
ఆడతా, పాడతా ఓహ్! ఆహ్, సరే! ఎంత లేదనుకున్నా గాని ఒక 1:30 ముందల అక్కడికేళ్ళేసరికి, మొత్తం అంతా పిలుస్తా ఉన్నారు మా పేర్లు.
నిజంగా. చాలా అంటే, మీరు మాత్రం చాలా ఫన్ కూల్‌గా వెళ్ళిపోయారనమాట.
హా! ఆ బ్యాగేజ్ కానీ అయన్నీ కూడా సెక్యూరిటీ అయన్నీ అయిపోయేసరికి "దిస్ ఈస్ ద లాస్ట్ కాల్!" అని చెప్పేసి అన్నారిక్కడ.
ఓకె. అంటే, మీరు మాత్రం కూల్‌గా వెళ్తున్నారనమాట. <chuckles>
కూల్‌గా ఎళ్తా ఉన్న, వాళ్ళు ఏమోని "లాస్ట్ కాల్, లాస్ట్ కాల్" అని చెప్తా ఉన్నారు. ఒక్క ముక్క అర్థం కాలేదు నాకైతే మాత్రం. అంటే, అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉంటారు కదా!
ఓకె. హ్మ్.
హ్మ్. అదొక రకమైన ఇంగ్లీషు. ఏంటి, ఇక్కడి నుంచి ఎళ్ళేది, అక్కడి నుంచి వెళ్ళేది అని చెప్పేసి అనుకుంటా ఆ ట్ర ఆహ్, ఇయన్నీ కూడా మాకు ఫస్ట్ టైమ్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండటం అనేది. ఆహ్, అలా సరిపోయింది ఇంక అది.
ఆ! అంటే కొంచెం, ఒక ఫారెన్ యాక్సెంట్ వచ్చి ఉండొచ్చు కదా! స్లాంగ్.
హా! ఫారెన్ యాక్సెంట్ వచ్చేలాగా ఉంటది అన్నమాట అది. నేను ఇంకా ఏం చేశాను అని చెప్పేసని అంటే, ఓకె ఫైనల్ కాల్ అన్నారు కదా! అని చెప్పేసని గబా, గబా నడుచుకుంటా ఎళ్ళిపోయి, వాళ్ళ దగ్గర ఏవండీ ఇది మాది అని చెప్పేసి అనంటే, "ఇప్పటిదాకా మీకోసమే వెయిట్ చేస్తున్నాము" అని చెప్పేసి అని వాళ్ళు లోపలికి తీసుకెళ్ళటం. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత, కూర్చోబెట్టారన్నమాట. కూర్చోబెట్టిన తర్వాత అది కనెక్టింగ్ ఫ్లయిట్.
ఓహోహో! కనెక్టింగ్ ఫ్లయిట్. అంటే నా మీరు నిజంగానే ఎక్కారు. కానీ, మీరు మొదటిసారి అన్నారు కదా! మొదటిసారి అంటే, ఇంతకుముందు ఎప్పుడైనా ఆహ్, రిలేటివ్స్‌ని సెండాఫ్ ఇవ్వడానికి ఎళ్లారా? లేదా మొదటిసారి ఎయిర్‌పోర్ట్‌కి ఎల్ ఎళ్లారా? ఎలా ఉండింది, మీ అనుభవం?
కనెక్టింగ్ ఫ్లయిట్. కనెక్టింగ్ ఫ్లయిట్‌కి అవును. ఇదైతే మొదటిసారే. నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం రిలేటివ్స్ వచ్చారు అది చెప్తాను. అయితే ఇక్కడ కనెక్టింగ్ ఫ్లయిట్ అన్నా కదా! కనెక్టింగ్ ఫ్లయిట్ చెప్తాను చూడండి ఇక్కడ స్టోరీ. ఏది? కనెక్టింగ్ ఫ్లయిట్ స్టోరీ వచ్చేసరికి, అక్కడి నుంచి చెన్నైకి ఇచ్చారు కనెక్టింగ్ ఫ్లయిట్. చెన్నైలో ఇంటర్ఫ్రా ఇంటర్చేంజ్ అవ్వటం నాకు తెలియట్ల వాస్తవంగా, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది.
ఆహ్, అంటే మరి, మొదటిసారి మీరు ఎయిర్‌పోర్ట్‌ చు ఎయిర్‌పోర్ట్‌ చూసినప్పుడు ఎలా అనిపించింది? ఓకె, ఓకె. చెప్పండి. ఆ! ఓకె. ఆ! మీరలానే కూర్చుండిపోయారు అన్నమాట.
ఆ! ఫ్లయిట్ మళ్ళా తీసుకెళ్ళిద్దిలే అని చెప్పేసి అనుకోని, ఇంకో ఫ్లయిట్ మళ్ళా చెప్తారేమో, మళ్ళా చెప్తారేమో ఎవరైనా వచ్చి అని చెప్పేసనుకోని, అలా ఉన్నాను నేను, ఇంకా బయటకొచ్చేసి అలా కూర్చున్నాను అన్నమాట ఒక చోట.
నిజంగా. అంటే ఇదొక స్టాప్‌లే మళ్ళీ ఎగిరిపోతుంది అనుకున్నారన్నమాట.
హా! తీరా చూస్తే ఆ ఫ్లయిట్ ఎళ్ళిపోయింది.
వావ్! <chuckles> నిజంగా.
హా! తర్వాత ఎళ్లి ఎంతకాడికి మమ్మల్ని పిలవరేంటి? ఏం చేయాలి మేము ఇప్పుడు? అని చెప్పేసని అడిగితే "సార్ ఇది మీది కనెక్టింగ్ ఫ్లయిట్ సార్, మీకు ఇలాగ చెప్తూ ఉంటారు కదా! మీరు నోటీస్ బోర్డ్‌లో అయన్నీ చూసుకొని మీరు ఎళ్లి కనెక్ట్ చేసుకోవాలి. ఆ ప్లాట్‌ఫామ్ దగ్గరికి ఎళ్ళాలి మీరు. ఆ గేట్ నెంబర్స్ అవన్నీ చూసుకొని", ప్లాట్ఫామ్ అని వస్తుంది. "ఆ! గేట్ నంబర్స్ అవన్నీ చూసుకొని మీరు ఎళ్ళాలి" అని చెప్పేసని చెప్పారాళ్ళు.
ఆ! <chuckles>
ఇదంతా మాకు ముందల చెప్పలేదు కదండీ మీరు, అని చెప్పేసనన్నాను నేను. "లేదు సర్ ఇయన్నీ కూడాను మీకు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అయన్ని ఆప్షన్ అనేది ఉంటది. మీరు చూజ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా" అని చెప్పేసనన్నారు...
నిజంగా.
మరిప్పుడు మేము ఏం చెయ్యాలి? ఇలాగ మేము మిస్ అయ్యాము. మాకు ఫస్ట్ టైమ్ ట్రావెలింగ్ అని చెప్పేసనంటే. "సరే సార్ నెక్స్ట్ ఫ్లయిట్‌లో ఏమైనా ఉన్నాయేమో చూస్తాను". అని చెప్పేసని ఖాళీగానే ఉంది నెక్స్ట్ ఫ్లయిట్‌ ట్రివేండ్రంకి, మాకు అలాగా కొంచెం రీయింబర్స్ చేసారు వాళ్ళు.
వావ్! <chuckles> ఆ! అంటే మరి మీకు, అది ఉచితంగానే రీయింబర్స్‌మెంట్ అయిందా? లేదా అంటే మళ్ళీ మీరేమైనా పే చేయాలసొచ్చిందా?
పాపం వాళ్ళు ఉచితంగానే చేశారు వాస్తవంగా అయితే.
ఆ! కానీ అండి వారి త్ అంటే వా ఆహ్, ఎయిర్‌లై‌న్స్ తప్పిదం లేకపోయినా గాని మీకు మీకు ఉచితంగానే
అంటే ఇక్కడ ఎయిర్‌లై‌న్ తప్పన్నాది కాకపోయినా కానీ, మనకి మన అమాయకత్వం, మన అమాయకత్వాన్ని చూసి వాళ్ళు అంటే నేను కొంచెం నటించాను అక్కడ. అయ్యయ్యో! ఏదో ఒకటి చేయండి దయచేసి నాకేమి అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అనంటే, అప్పుడు ఎలాగో టికెట్ కొన్నావు కదా నువ్వు, అని చెప్పేసి అనుకోని వాళ్ళ మేనేజర్ వాళ్ళ ఈల్లు వచ్చి మొత్తం అంతా గాని చేశారనమాట అది.
హ్మ్. హ్మ్, నిజంగా. <chuckles>
మినిమం ఫీస్ కూడా ఏమి తీసుకోలేదు వాస్తవంగా వాళ్ళైతే. ఎందుకనంటే క్లైడ్ ఆహ్, ఫ్లైట్ ఖాళీగానే ఉంది కదా! ఎమ్మటినే ఉంది నెక్స్ట్.
అంటే ఆహ్, ఆ అమాయకత్వం అలా పనిచేసిందన్నమాట.
అమాయకత్వం. అహల్య అమాయకురాలులాగా! అలా పనిచేసిందన్నమాట మొత్తం నాకు.
నిజంగా. కానీ అంటే మీ మొదటి ఫ్లైట్ ఎక్స్‌పిరియన్సే
హా! ఎయిర్పోర్ట్‌కి ఎళ్ళిన సందర్భం అని అడిగావు కదా! ఇలాగా ఇందాకడ.
ఆ! మీ మొదటి ఫ్లైట్ ఎక్స్‌పిరియన్స్ ఇలా ఉండిందన్నమాట. మరి మీ నిజంగా ఎయిర్‌పో‌ర్ట్ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎక్స్‌పి‌రియన్స్ చెప్పండి?
మొదటి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మా ఫ్రెండ్ ఒకడు ఆస్ట్రేలియా వెళ్దాం అని చెప్పేసి ఎయిర్పోర్ట్‌కి రమ్మన్నాడాడు. నేను మా ఊరు నుంచి కారేసుకొని ఒక రూ. 5,000 డీజిల్ కొట్టించుకొని ఎళ్ళానన్నమాట హైదరాబాద్‌కు...
హ్మ్. ఓకే.
హైదరాబాద్‌కెళ్ళిన తర్వాత వాడు చూస్తే దగ్గర దగ్గర బెటాలియన్ బెటాలియన్ ఒక 50 మంది ఉన్నారు ఎయిర్పోర్ట్‌లో.
ఓకే. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి?
సెండ్ ఆఫ్ ఇవ్వటానికి 50 మంది. మేము మంచిగా ఉంటదిలే అని చెప్పేసి, కేక్ తీసుకెళ్తే ఆ కేక్ సరిపోద్దా లేదా అని డౌట్ వచ్చింది లాస్ట్‌కి.
నిజంగా. <chuckles> నిజంగా 50 మందికి.
అంతమంది ఉన్నారు. లాస్ట్‌కి వచ్చేసరికి నిజంగానే కేక్ సరిపోలేదు, ఎవరికీ కూడాను. మొహమాటానికి కూడా ఒక ముక్క పెట్టలేదు, ఎవరూ నాకు.
హ్మ్. మీరు తెచ్చిన కేక్‌ల, మీకే ఒక ముక్క కూడా దొరకలేనంతగా ఉండింది అన్నమాట సిట్యుయేషన్.
నాకే, ఒక ముక్క పెట్టలేదు. వాడికే పెట్టారు మొత్తం అంతా తీసి. శుభ్రంగా కేక్ మొత్తం తిన్నాడు.
ఎ ఎయిర్‌పోర్ట్ ఎలా అనిపించింది? ఎయిర్‌పోర్ట్ ఎలా అనిపించింది, ఫస్ట్ టైమ్ చూసినప్పుడు?
ఏది? ఎయిర్‌పోర్ట్ ఏం లేదండి. అంటే, అక్కడి దాకా ఎళ్ళేసరికి ఆ గ్లాస్ డోర్ దాకా వెళ్ళాను. కానీ, ఇక్కడ నా పర్సనల్‌గ నేను ఒక ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది చేశానన్నమాట.
హ్మ్.
ఇక్కడ మిస్ అయ్యేది కాకపోయినా గాని మా ఫ్రెండ్ ఎళ్ళిన తర్వాత, నేను అదే ప్రదేశానికి వెళ్లాల్సోచ్చింది. నా డెస్టీని అంటే, నేనే చూజ్ చేసుకున్నాను అది. మొదటిసారి, నేను మా అమ్మకు చెప్పాను. అమ్మా, నువ్వు నన్ను వదిలిపెడుతున్నందుకు, నువ్వు మాత్రం ఏడవద్దు. నన్ను సంతోషంగా నవ్వుతూ పంపించు అని చెప్పేసి అని. నేను అలానే నవ్వుకుంటే సరదాగా ఏముందిలే, ఏముందిలే అని చెప్పేసి అనుకోని ఎళ్ళాను కానీ...
ఓకే. ఆ!
ఒక్కసారిగా బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత, ఎనకమాల ఇలా తిరిగి చూస్తే మా అమ్మా, నాన్న నాకు కనపడల.
ఆ! కొంచెం భయం ఏసింది అన్నమాట.
ఒక్కసారిగా, గుండెని ఎవరో పీకేసినట్టుగా అనిపించింది నాకు. ఒక్కసారిగా ఆ ఫీలింగ్ అనేది నేను చెప్పలేనన్నమాట. అంత బాధ అనిపించింది. అప్పటిదాకా నేను నవ్వుతా సరదాగా ఎంత కామెడీ చేసుకుంటూ ఉంటాను అంటే, మా నాన్నను కూడాను, మా అమ్మను కూడాను ఎలా పడితే అలాగ, ఎంత సరదాగా ఉంటానంటే, అంత సరదాగా ఉంటాను వాళ్ళతోటి.
హ్మ్. ఆ!
అలా చూసుకుంటా, ఒక్కసారిగా నాకు వాళ్ళు హ్మ్.
అంటే అది, వాళ్ళని వదిలి పెట్టి ఆ! వాళ్ళని వదిలి వెళ్తున్న బాధ అనేది, అక్కడ ఒక్కటే సారి వచ్చేసిందన్నమాట.
ఆ! అలాగా వాళ్ళు బ్యాగేజ్ అదంతా తీసుకున్నారు. నాకు ఆ బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఇలా ఎళ్ళాలి అని చెప్పేసి అని అన్నారు. నాకు ఇలా చూస్తుంటే వాళ్ళు కనపడట్ల. ఆ గ్లాస్ దగ్గర జనాలందరూ ఉన్నారన్నమాట, మొత్తం అంతా. మా అమ్మ నాన్న తప్పితే అందరు కనపడుతున్నారు అక్కడ. తర్వాత ఆ గ్లాస్ దగ్గరికెళ్లి, అమ్మా అమ్మా అని చెప్పేసి అని పిలుచుకుంటా ఉన్నాను అన్నమాట నేను. పిలుచుకుంటుంటే అప్పుడు మా డ్యాడీ కనపడ్డాడు. ఏం లేదులే ఇంక టైమ్ అవుతుంది, జాగ్రత్తగెళ్ళు అని చెప్పేసి అని చెప్పాడు, మా డ్యాడీ.
నిజంగా. హ్మ్.
సరే డాడీ అని చెప్పేసి అనుకోని, ఇంకా ధైర్యంగా అప్పుడు కనపడ్డారు కదా! ఇంకా సంతోషం వచ్చిందన్నమాట. అది. అలాగా, నేను మొదటిసారి ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది, మా అమ్మా నాన్నని వదిలిపెట్టి చేయడం అన్నమాట. అదే మొదటిసారి నేను నా ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి ఎళ్ళటం అనేది.
కానీ కానీ అంటే ఇలా వెళ్ళేటప్పుడు చాలా బాధగనిపిస్తుంది. మొదటిసారి మీకు ఫ్లై అయినప్పుడు ఎలా అనిపిచ్చింది?
చాలా అంటే చాలా. ఒకసారి ఆ ఫ్లయిట్ మొత్తం కూడాను, ఆ ఫ్లైట్ అంతా కూడాను, ఒక అంటే కనెక్టింగ్‌లు ఉంటాయి కదా మధ్యలో. ఏడుస్థానే ఉన్నానన్నమాట. కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి ఆ ఫోటోలు కూడా ఇప్పటికి దాచిపెట్టుకున్నాను నేను. మొఖమంతా ఇంత లావున అయిపోయి, కళ్ళంతా ఎర్రగా ఫ్లయిట్‌లో గూడా పడుకోకుండా వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కూడా తినలేదు నేనైతే. నాకొద్దు. నేను తాగను, నేను తినను, ఏది కూడను...
హ్మ్. ఓహ్! నిజంగా. నిజంగా చాలా బాధాకరమైన విషయం.
అలా చెప్పాను వాళ్ళకి.
మీ ఫస్ట్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అంటే ఒక విమానం లోపలికెళ్ళిన తర్వాత, ఈ మొదటిసారి ఎక్కినప్పుడు ఇలా అనిపించింది?
విమానం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతకు ముందు ఎక్కాను గదా! ఇంతకు ముందు ఎక్కిన తర్వాత దానికేం పెద్ద అనిపించలేదు గానీ, కాకపోతే ఏంటి అని అంటే ఒకరోజు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఫన్నీ ఇన్సిడెంట్ కూడాను
ఆ! ఏంటేంటది?
నేను ఇంటి దగ్గర నుంచి ఎళ్ళాను నేను. బయలుదేరాను ఎయిర్‌పోర్ట్‌కి. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సక్రమంగా కూర్చున్నాను నేను. కూర్చున్న తర్వాత ఫ్లయిట్ డిలే అయింది. ఒక గంటన్నర అలా డిలే అయింది. సర్లే అని చెప్పేసి అని ఒక కునుకు తీద్దాం అని చెప్పేసి కునుకు తీశాను. సరే అని చెప్పేసి బోర్డింగ్ నెంబర్ పిలిచారు నాది.
ఓకే. హ్మ్. ఓకే.
బోర్డింగ్ పాస్ మీద ఉన్న నెంబరు.
పిలిచిన తర్వాత అంటే, ఇక్కడ మనకి బోర్డింగ్ పాసె‌స్ ఇష్యూ చేసాక, మళ్ళీ దాన్ని నంబర్ వైస్ పిలుస్తుంటారన్నమాట.
నంబర్ వైస్ పిలుస్తారు అని చెప్పేసనంటే, సీటింగ్ ఆర్డర్ ప్రకారం పిలుస్తా ఉంటారన్నమాట. కొన్ని, కొన్ని కొంతమందికి కొన్ని, కొన్ని రకాలుగా ఉంటాయి, పిలిచే టాక్టిక్స్. ఈ సీట్ వాళ్ళు ముందల రండి అంటే, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి, ఒక్కొక్కళ్ళు అలాగా ఫిల్ చేసేసుకుంటా ఉంటారు కదా! అందుకోసం అని చెప్పేసి అన్నమాట. అలా పిలిచినప్పుడు నేను దగ్గరికెళ్ళాను. దగ్గరికెళ్ళిన తర్వాత నా షూ సోల్ ఏదైతే ఉందో, ఓకే నా, అది లటక్కని ఊడిపోయింది, ఒక్కసారిగా అక్కడ!
సిటింగ్ ఆర్డర్ ప్రకారం. ఆ! ఓకే. ఓకే. ఆహా! ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. <chuckles> ఓకే. మరి ఏం చేశారు?
నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే బోర్డింగ్ అవుతా ఉంది ఫ్లయిట్. ఓకే నా. బోర్డింగ్ అవుతుంటే, ఫ్లైట్ కదలటానికి, "ఇంక ఎంతసేపు టైమ్ ఉంది," అని చెప్పేసి అని అన్నాను నేను. "ఒక పావుగంట" అని చెప్పేసని అన్నారు. సరే, ఈ లోపల షూస్ కొనుక్కొచ్చుకుందాం అని చెప్పేసి అనుకోని అటు ఇటు తిరుగుతూ ఉన్నా. అదేమన్నా తెల్లారుజామున 5 ఇంటికి ఏ షాపు తెరిచలేదు. తెరిచున్న షాప్ దగ్గరికెళ్లి ట్రై చేస్తా ఉన్నానన్నమాట షూస్. ఓకే, షూ నచ్చింది తీసుకుందాం, అని చెప్పేసి అని చూస్తుంటే, అంతలోకి ఆ స్టాఫ్ అనే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఎయిర్పోర్టు, మన
"సార్ ఖతార్ ఎయిర్వేస్" అని చెప్పేసి, అనన్నారు. ఆ! అవును. ఇట్లాగ "మీకోసం 300 మంది పాసెంజర్లు వెయిట్ చేస్తున్నారండి. మీరేంటి షూస్ కొనుక్కుంట కూర్చున్నారు" అని చెప్పేసని అర్చారు వాళ్ళైతే.
<laughs> నిజంగా చాలా ఫన్నీ మూమెంట్ ఇది.
"దేవుడా! మూడొందల మంది నాకోసం వెయిట్ చేసేది ఏంది? నా షూ ఊడిపోయింది. ఇలాగ బ్రేక్ అయిపోయింది. నేను అతనికి చెప్పే వచ్చా కదా! అక్కడ ఉన్నవాళ్ళకి" అని చెప్పేసి అనంటే. "లేదు, లేదు మీరు అర్జెంట్‌గా బయలుదేర మరి నా షూ ఎం చేయాలి, నేనిక్కడ?" అని చెప్పేసి అనంటే, "సర్ మీకు ఫ్లైట్‌లో చెప్పు ఏశాం. రండి సార్" అని చెప్పేసి, అనన్నారు ఆళ్లు. "అవునా చెప్పులిస్తారా?" అని చెప్పేసి అనంటే
లీక్స్‌గ్ చే అవి, ఇగవి ప్యాక్ చేసేసుకోండి ఇస్తరని <chuckles> నిజంగా చాలా ఫన్నీ మూమెంట్.
అదే కదా! ఆ! అయితే అక్కడ "ఆ! చెప్పులు ఇస్తారా?" అని చెప్పేసి అనంగాల్నే ఆ! సర్లే! చెప్పులు ఏదోకటిలే ముందుల వెళ్ళటానికి అని చెప్పేసనంటే. అక్కడికెళ్ళిన తర్వాత లోపల ఆ ఫ్లైట్ క్రూని అడిగితే, "నాకు చెప్పులు ఇస్తామని చెప్పేసి అనన్నారు. చెప్పులు ఇవ్వలేదు. ఆహ్, చెప్పులు ఇవ్వండి." అని చెప్పేసి అని అడిగితే, "ఇలాగ 2 గంటలు, 3 గంటలు ఫ్లైట్‌కి మేము చెప్పులు ఇవ్వం కదా! మీరెళ్ళి, అక్కడికెళ్ళిన తర్వాత కొనుక్కోండి" అని చెప్పేసి అని చెప్పింది.
హ్మ్. ఆ! అంటే, మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కిచ్చే వరకు, ఒక మాటనేక్కిచ్చారంతే. ఎక్కిన తర్వాత అలాగుండిపోవాల్సి వచ్చింది.
అప్పడు దాకా ఏంటనుకుంటున్నారు? సాక్సు‌లేవేసుకొని పరిగెత్తానండి, ఎయిర్పోర్ట్‌లో ఢిల్లీ ఎయిర్పోర్ట్‌లో.
<laughs> నిజంగా చ్ భలే! ఫన్నీగా ఉంది, మీ ఇన్సిడెంట్.
ఫ్లైట్ కోసం. ఆ! మళ్ళా ఏ ఎల్ల వెళ్ళిన తర్వాత, నేను అక్కడికెళ్ళిన తర్వాత, అక్కడ దోహా ఎయిర్పోర్ట్‌లో, ఎంత పెద్ద ఎయిర్పోర్టనంటే, దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల పైనే ఉంటదనమాట. ఏది ఇంకొక ప్లేస్‌కేళ్ళటానికి. ఓకే నా! ప్లేస్‌కేళ్ళటానికి కూడా కాదు. ఆ షాపింగ్ ఏరియా రావటానికి. ఉత్తకాల్ల మీద, జనాలందరూ వింతగా జా చూస్తున్నారు నన్నైతే. అంతా ఫారనర్స్ ఆల్లంతా కూడాను, మొత్తం వింతగా చూస్తున్నారు నన్నైతే.
హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. ఓకె. హ్మ్. ఏదో టెంపుల్‌కి వెళ్తున్నట్టుగా నువ్వు ఆహ్, ఆ! టెంపుల్‌కి వెళ్తే, టెంపుల్‌కి వెళ్తున్నట్టుగా షూస్, చెప్పులు ఏవి లేకుండా, వెళ్తూ
నేను ఆ ఫీలింగ్ చెప్పలేను. అది వర్ణనాతీతం అన్నమాట. ఎంత వర్ణనాతీతం అంటే, అంత వర్ణనాతీతం. చెప్పులు ఇప్పేసి, నైట్ పాంట్ ఒకటి వేసుకొని, టీ షర్ట్ ఒకటి వేసుకొని, అంటే ఏంటి అని అంటే ఫ్రీగా ఉంటదిలే అని చెప్పేసి అనుకోని అలా వేసుకున్నాను. సాక్స్‌లు వేసుకొని, నైట్ పాంట్ వేసుకొని దానిపైన టీ షర్ట్ వేసుకొని బ్యాగ్ తగిలించుకొని, ఎంత గలీజ్‌గా వెళ్ళానంటే అంత గలీజ్‌గా. ఒక పక్కన ఫారినర్‌లు ఏమోన కింద నుంచి పైదాకా చూస్తున్నారు. ఒక చీప్ లుక్ ఇచ్చుకుంటా.
హ్మ్. <chuckles> సాధారణంగా
నా పరిస్థితి ఆలోచించండి. అక్కడ ఒక ప్యూమా షోరూం కనిపెడితే గబ్బాల వెళ్ళిపోయి, ఎంత అని చెప్పేసి అడిగితే, $ 100 అన్నారు. నీ ఎంతైనా పర్లేదు, ముందుల తీసుకొని నాకు ఇచ్చేసేయి, అని చెప్పేసి అనుకోని, షూస్ వేసుకొని నేను ఇంక అప్పుడు వెళ్ళానన్నమాట. వేరే ఫ్లైట్ ఎక్కాను.
నిజంగా, భలే మీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్‌లో ఇలా జరగడం అనేది, అంటే వాళ్ళు ముందు చెప్పడం కూడా, ఇస్తామని చెప్పడం, తర్వాత ఇవ్వకపోవడం. ఎంత భలే ఫన్నీగా అనిపించింది. అండ్ ఇది...
అదే కదా! ఫన్నీ‌గానే ఉంటదండి మీకు, ఎందుకు ఉండదు?
క్యాన్సిల్ అయినప్పుడు మీకు అంటే నిజంగా ఎప్పుడైనా క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయినప్పుడు ఎలా అనిపించింది, ఫైల్?
<chuckles> క్యాన్సిల్ కాదండి బాబు. అది మిస్ అయ్యుంటే దగ్గర, దగ్గర నాకు ఒక పడేది ఒక 80,000 బొక్క పడిపోయేది, నాకైతే మాత్రం ఖచ్చితంగాను.
ఆ! నిజంగా.
ఆ! ఎంత పెద్ద లాస్ అది మాత్రం. ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది అని చెప్పేసానంటే, ఇంకొకదానికి కూడా లేదు. ఎందుకనంటే, అది నాకు నా తప్పు కదా ఖచ్చితంగాను, ఫ్లైట్ మిస్ చేసుకున్నాననేది.
అంటే అవును. ఆ! ఖచ్చితంగా. అంటే, ఇప్పుడు సాధారణంగా ఈ కొంత ఈ మధ్య కాలంలో, కొన్ని ఎక్కువ సంఖ్యలో విమానాలు రద్దవుతు, రద్దవడం మనం చూస్తూ ఉన్నాం కదా! అసలు చాలా ప్రయాణికులు ఆకాకలు, ఆకారాలు చేయడము. వాళ్ళ అరుపులు ఎయిర్‌పోర్ట్‌లో స్టాఫ్ మీద అరుస్తున్న చూస్తున్నాం కదా!
ఆ! అవును. అవన్నీ కూడా చూసాను. సోషల్ మీడియాలో నేను కూడాను. కానీ, చాలా వరకు బాధ అనిపించింది చూడంగానే. అంటే నాకు అలాగా లి డిలే అయినా కానీ నాకు ఒక గంట, అరగంట వరకే డిలే అయింది కానీ, ఎక్కువ ఏమి అవ్వలేదు వాస్తవంగా. అదనమాట.
వాటి అంటే, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? హ్మ్. అంటే, మీరు చాలా లక్కీ అనుకోవచ్చన్నమాట. కానీ నిజంగా
నేనా ఆ! చాలా లక్కీ‌నే. చూసారుగా లక్కీ, ఎంత లక్కీనో.
ఆ! ఫన్నీ మూవ్‌మెంట్‌గా వెళ్ళిపోయిందనమాట. కానీ, నిజంగా మీ మీ విమాన ప్రయాణాలు
ఫన్నీ మూమెంట్‌గా వెళ్ళిపోయింది. నేను మిస్ అయ్యుంటే నాకు అప్పుడు తెలిసేది, మా నాన్నగారి దగ్గర నుంచి. <laughs>
ఆ! మీ అంటే, మీ విమాన ప్రయాణం ఎలా మొదలైంది? దాంట్లో అంటే మీరు వెళ్ళేటప్పుడు మీకు ఆ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? తర్వాత ఒక ఒక షూ మీ ఉడిపోవడం కానీ, తర్వాత మీరు అక్కడ ఎదుర్కొన్న పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. అంటే మళ్ళీ మనం కుదిరితే, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.